ప్రతి వ్యక్తులో కూడా ఈ ఏదో ఒక సందర్భంలో గర్వపడే సందర్భాలొస్తూ ఉంటాయండి.
అవునండి.
అంటే ఇప్పుడూ ఇప్పుడు కొన్నిటి గెలుపు అవ్వచ్చు. ఓటములవ్వచ్చు. ఓటములు ఒచ్చిన తర్వాత ఒక బలమైన గెలుపులొస్తూ ఉంటాయి. ఆ గెలుపులో కొంచెం ఓకే, సాధించాన్రా బాబనే గర్వం ఉంటుంది కొంతమందికి.
<giggles> అవునవును. నిజంగా.
అలాగే మీ అలాగే మీ పనులెప్పుడైనా గర్వపడే సందర్భం ఒచ్చిందా? ఆ గెలుపనేది మీరు చూసారా?
నిజంగానండి. గర్వపడే సందర్భం ఒచ్చిందనే చెప్పొచ్చు. అంటే గెలు గెలుపని గాదు గానీ నాకిష్టమైంది నేను చేశానంటే ఎవరూ వద్దన్నా గూడా వా చేశాను. బట్ అందులో పాజిటివ్‌గానే ఒచ్చింది గాబట్టి ఓకే.
ఎప్పుడండి? అంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోకుండా మీరు "నేను లేదు అది చేస్తాను" అని జెప్పేసి
ఆ! అంటే ఒప్పుకోపోవడం అంటే ఎట్లంటే అండి ఆహ్, ఇప్పుడు మా మాక్సిమం అందరికీ ఎలా ఉంటుంది? 10థ్ తర్వాత ఎంపీసీ తీసుకోవాలా? బైపీసీ తీసుకోవాలా? మెయిన్ ఇది.
రెండే ఇంకా మనకు రెండే ఆప్షన్‌లింక. కదండీ! ఇంగేది కనపడదు మనకి.
<chuckles> <gasps> అంతే. సిఇసి, హెచ్‌ఇసి తీసుకోం మనం. మనకి అంత అవును. సో ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి సైన్స్ అంటే ఇష్టం.
తీసుకోం. అవునండి. ఓకే.
ఆ! స నేనేమో బైపీసీ తీసుకుంటానని, మా ఇంట్లో గాని చుట్టాలు ఇవి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు గదా! మెయిన్ మన <chuckles> అమ్మ, నాన్నలని మార్చడానికి.
ఓకే. నిజంగా బాగ జెప్పారు. అవునండి. హ్మ్.
హ్మ్. ఏమంటారు? "అమ్మో! బైపీసీ తీసుకుంటే పిల్ల సెటిల్ అవ్వదూ. అదే చక్కగా ఎంపీసీ తీసుకున్నా ఉ సాఫ్ట్‌వేర్" ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఒకటి అందరికి బాగా కనిపిస్తుంది. <gasps> ఆ! బాగా సెటిల్ అయిపోతారంటారు. పాపం వాళ్ళు పడే కష్టాలెవరకి దెలుసు!
ఆ! నిజంగానండి. అవును. నిజంగానండి. అవును. వాళ్ళసల చాలా ప్రెషర్ ఉంటది వాళ్ళ మీద.

ఓకే. అలాగా.
అట్‌లీస్ట్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్తే డాక్టరె గాదు ఇంకా చాలా ఉంటాయి డాక్టర్ గాకుండా. ఆ! సో, ఏదో ఒకటి ఆ! ఏదో ఒకటి ఉంటుంది గదా, సో, ఆ ఉంటుంది గదా అని అంటే, నేను అస్సలు మాట వినలేదుగా బైపీసియ్యే జాయినయ్యాను.
నిజంగానండి. అవును. అవునండి. అవును ఫుడ్ టెక్నాలజీ‌కెళ్ళొచ్చు లేదంటే, బి ఫార్మసీ ఇవా ఇలాగ చాలా వరకు ఎళ్ళొచ్చు. అవునండి. <chuckles> ఆఖరికి బైపీసీ జాయినవ్వారయితే.
హ్మ్. బైపీసిసే జాయినయ్యాను. ఆహ్, ఎలా అంటే, అప్పడదాకా ఆ అమ్మాయి అసలు మాట్లాడదు నోరెత్తదనుకున్నారు తర్వాత ఎలా అనుకున్నారంటే అసలు ఆళ్ళ అమ్మా-నాన్న జెప్పినా వినలేదు ఎన్ని జెప్పినా మళ్ళీ బైపీసీ బైపీసీ అని మొండిగా గూర్చుంది అని ఇట్లా చాలామంది అన్నారనమాట.
ఓకే. ఓకే. ఓకే. ఆల్రెడీ అయితే ఒక ఫస్ట్ విజయం మాట మీకు అది. ఇంట్లో ఒప్పించడం. వెరీ నైసండి.
<chuckles> ఆ! అవును. హ్మ్. ఆ! అంతే నిజంగా ఆహ్, అప్ హ్మ్. చెప్పండి. ఇక్కడ ఎంసెట్‌లో గూడా 13,000 ఒచ్చిందండి అప్పుడు ర్యాంకు.
అయితే అయితే చెప్పండి. వావ్! అసలా యూనివర్సిటీ ఒచ్చి ఉంటది మీకు?
13,000 బైపీసీ‌కేం పనికి రాదండి అంటే మనకి ఎయిట్
అవునండి. అయితే ఎంపీసీ‌కొస్తుందేమో అయితే. కదండీ?
ఆ! ఎంపీసీకైతే మీరన్నట్టు మనకి క నచ్చిన కాలేజీలు అన్నీ ఒస్తాయి. ఆహ్, బైపీసీ‌కైతే మా అంటే అప్పట్లో ఇది ఉండేది గదండీ అంటే ఇప్పుడు ఉంటుందో లేదో తెలీదు గానీ క్యాస్ట్ బేస్ ఇట్లా ఓసీ ఎస్సీ బీసీ వాళ్ళకి ఇంత రావాలి ఇంత రావాలనుంటుంది గదా.
ఓకే. అ అవునండి. అవును. అవునండి.
అట్లా 800 లోపు రావాలన్నమాట. కన్ నాకు. ఆహ్, సో, ఎయిట్ హండ్రెడ్‌ లోపు రాలేదు. థర్టీన్ థౌసండ్ ఎక్కడ ఇప్పుడు జెప్పండి వావ్! అన్నారు గదా ఇందాక.
బాబోయ్! అంటే ఎయిట్ ఎయిట్ హండ్రెడెక్కడ థర్టీన్ థౌసండెక్కడ అండి అసలా? నిజంగా అవును, నిజంగానండి అవును. అయితే ఇప్పుడు 800 లోపండి గవర్నమెంటు సీటండి?
అబద్ధ హ్మ్. ఏంటండి?
ఇప్పుడు 800 రాంక్‌లోపంటే గవర్నమెంట్ సీటొస్తుంది.
ఆ! ఆ! ఫ్రీ సీట్ ఒచ్చేస్తది మనకి మెడిసిన్.
ఓకే. ఫ్రీ వస్తే, వస్తే ఫ్రీ సీటు, లేదంటే అయి మనం ఫీజ్‌లు కట్టలేము ప్రైవేట్ కాలేజ్‌లో అయితే.
అయితే తప్ హ్మ్. ఫ్రీ సీట్ ఒస్తది. ఫీజ్‌లు కట్టలేము మెయిన్ అదే గదా! ఒద్దన్నది అందుకే గదా! <smacks lips> అంటే అంత లక్షలు లక్షలు ఇప్పుడైతే కోట్లే అనుకోవచ్చు. అప్పట్లో లక్షలు లక్షలు గదా! ఆ! అంత ఫీజ్‌లు కట్టలేమనే ఒద్దన్నారు. బట్ నేనేంటంటే ఇంక ఆహ్, 13000 ఒచ్చింది కౌన్సెలింగ్‌లో నాకు ఫిజియోథెరపీ ఒచ్చింది.
అయ్యో! నిజంగానండి బాబు. అవునండి. అవును.